ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే నిద్రలేమి అనే సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికిని. చాలామంది ఈ సమస్యతో పా హ్మ్. సతమతమవుతున్నారండి. అలాంటిది, రాత్రి ఆ సమస్య నుంచి మీరు బయటపడడనికి నిద్రపోవడానికి మీ రొటీనేంటి?
నిజంగా అండి. అవునండి. అవును. ఆహ్, నేను మామూలుగా రాత్రి చక్కగా నిద్రపోవడానికేం జేస్తానంటే, కొంచెం ఎర్లీగా డిన్నర్ అనేది కంప్లీట్ చేసుకుంటానండి.
హుహు.
మామూలుగా మరీ రాత్రి 9కి, 10కి కాకుండా ఏడింటిలోపే డిన్నర్ కంప్లీట్ చేసుకోవడానికి చూస్తానండి. ఇగ ఏడింటి తర్వాత ఆహ్, కొంచెం పనులుంటాయి కదా! కిచెన్ క్లీనింగ్ అని జెప్పండి, పిల్లలు ఆడుతూ ఉంటారు, వాళ్ళ టాయ్స్ అరేంజింగ్ కానివ్వండి, ఇక అందరం కలిసి జేసుకుంటాం. ఈ పనులన్ పనులన్నీ పిల్లలు, నేను అందరం కలిసి చేసుకుంటాం. తిన్న తర్వాత ఇదొక ఎక్సర్‌సైజ్ లెక్క, యాక్టివిటీ లెక్క అయిపోతది మాకు కూడా.
ఓహో! అవునవును. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. అంటే మీరు ఆహ్, ఈ నిద్ర కోసం ఆహ్, త్వరగా జీర్ణమైపోయే ఆహారం కూడా తీసుకుంటారా అండి?
ఈ ఆ! అవునండి. మరీ రైసే గాకుండా కొంచెం ఇడ్లీ అనో, ఆహ్, లైట్‌గా దోస అనో, లేకపోతే ఒక్కోసారేం జేస్తామంటే ఆకలి అవ్వకపోతే గోరువెచ్చట పాలు తాగేసి నిద్రపోతామండి.
హుహుహు. హ్మ్. హ్మ్. అంటే మీ నిద్ర రొటీన్‌లొ ఈ స్క్రీన్ టైమ్ అనేది ఎంతవరకు ఉంటుంది?
హ్మ్. ఒక్కోసారి మేము లేట్ హ్మ్. ఓహ్! యాక్చువల్‌గా అయితే నేను స్క్రీన్‌కి ఎంత అలవాటు పడిపోయానంటే నైట్ 1, 2 వరకు చూసేదాన్నండి ఫోన్ని.
హుహు.
మరి అంతవరకు చూసి. మరి మార్నింగ్ ఎర్లీ గానే లేవాలి గదా! పిల్లలకి బాక్స్‌లు అని జెప్పేసి హడావిడి, హడావిడిగా ఉంటది. ఇక పొద్దు పొద్దున్నే తప్పకుండా 6, 6:30కి లేవాల్సిందే. ఎంత లేట్‌గా పడుకున్నా. అసలు నిద్రపోకపోయినా లేవాల్సిందే. ఆహ్, పిల్లలకి బాక్స్‌లు అవి ఇవి రెడీ చేయాల్సిందే. అయితే ఇక రాను రాను. నేను నాకు నేనే డల్లుగా ఉన్నాను అనేది నాకు అర్థమైంది. <smacks lips> ఆటోమేటిక్‌గా అంత ఎఫెక్టివ్‌గా పనులు చేయలేము గదా! ఒక పూట తినకపోయినా ఓకే గానీ నిద్ర లేదు అంటే మనిషి, మనిషి లెక్క ఉండలేడు గదండీ. ఆ! ఇగ నాకు నేనే డల్‌గా ఉంటున్నా అనేది లేదు. నాకు అంత ఎఫెక్టివ్‌గా వర్క్ చేయట్లేను. ఊరికూరికే చిరాకు పడుతున్నా అనేది నాకు బాగా అర్థమైపోయింది. అర్థమైంది నేను...
అవునవును. చాలా ఇబ్బంది పడుంటారు. హ్మ్. హుహు. అవునవును. హ్మ్. అవును ఉండలేరు. హ్మ్. మీరే తెలుసుకున్నారు ఆ విషయం? హ్మ్.
అంటే నేను చేసే పనిలో నాకు సాటిస్ఫాక్షన్ లేదు. నేనా ఆహ్, ఆహ్, కుకింగ్ కానివ్వండి. ఏదైనా కూడా ఏదో చేశానా పెట్టానా. అంత ఫుల్‌గా ఇన్వాల్వ్ అయిపోయి చేస్తున్నా అనే ఫీలింగ్ నాకు రాలేదు. ఏదో ఆ పనయిపోయిందిలే అన్నట్టు.
హ్మ్. ఓహో! అప్పుడు మరి మీరు ఏం చేశారు? అందులో నుంచి బయటికి రావడానికి?
అందులోంచి బయటికి రావడానికి నేనుం జేశానంటే ఆహ్, హ్మ్. నేను ఎక్కువ పిల్లలతో ఇన్వాల్వ్ అయ్యున్నా. అంటే వాళ్ వాళ్ళతో కలిసి స్ట్రెచెస్ చేయనివ్వడం కానివ్వండి, మసిల్ ఎక్సర్సైజ్ చేయనివ్వడం గానివ్వండి. లేదు అంటే నేను జిమ్‌కి వెళ్ళడం పిల్లలతో గలిసి జిమ్‌కి వెళ్ళేసి, వాళ్ళతో కలిసి ఆడడం గానివ్వండి, ప్లేగ్రౌండ్‌కి వాళ్ళతో వెళ్తే. వాళ్ళు ప్లేగ్రౌండ్‌లొ ఆడుకుంటూ ఉంటారు. నేనేమో వాకింగ్ చేయడం కానివ్వండి. ఇట్లా ఎక్కువ మూవ్మెంట్ ఉన్న యాక్టివిటీస్ ఎక్కువగా జేశానండి. డే టైమ్‌లొ.
హ్మ్. హ్మ్. ఓహోహో! హ్మ్.
అలా చేయడం వల్ల నైట్ టైమ్ ఏంటిదంటే నాకే తెలియకుండా నిద్రొచ్చేస్తుంది. అంటే, ఫోను చూద్దామని పట్టుకున్న కూడా చేతిలోంచి జారి పడిపోతుంది. నేను నిద్రపోతున్నా. ఆ! ఇంకా నాకర్థమైపోయింది. ఓకే నేను ఈ ఎక్కువగా మూవ్మెంట్ ఉన్న యాక్టివిటీస్ చేస్తూ ఉంటే, డే టైంలో పిల్లలతో యాక్టివ్‌గా ఆడుతూ ఉంటే, పిల్లల్ని ఆడిపిచ్చినట్టు అవుతుంది. ఆహ్, ఇంకొక సైడ్ నాకు టైంకి నిద్రొస్తుంది గదా! అన్నట్టు ఈ యా ఈ పనులే డైలీ చేయడం ఒక హాబీగా, రొటీన్‌గా పెట్టుకున్నా. ఆటోమేటిక్‌గా
అవును. అలసిపోతారు గదా! హ్మ్. <chuckles> ఆ! హ్మ్. అవును. అంటే, ఇప్పుడు మీకున్న నిద్ర రొటీన్‌లో ఇప్పుడు ఆహ్, అదే టైంకి పడుకుని అదే టైంకి లేచే అలవాటు మీకలవాటయిందా?
అహా! కరెక్ట్‌గా అదే టైం అంటే, ప్రతిరోజు కుదరదండి. కానీ లేవడం మాత్రం ఎర్లీగా అదే టైంకయితే లేస్తాను. 6, 6:30కి ఆ టైంకి లేస్తాను. పడుకోవడం మాత్రం ఒక్కోసారి 10 అయితది, 10:30 అయితది. 11 అయితది. ఇగ నా వర్క్‌ని బట్టి. మరి 11 దాటైతే అయితే ఉండను, మోస్ట్లీ ఉండను. ఆహ్, ఇగ 12 మాక్సిమమ్ అనుకోండి. 12 దాటిందంటే ఇగ నేను ఇగ వేరే మనిషినయిపోతా <giggles> 12 దాటితే.
హుహుహు. ఓకే. హ్మ్. <chuckles> ఓహో! అలాగే మీరు నిద్రపోవడానికి ఒక గంట ముందు గానీ, లేదా అరగంట ముందు కానీ మీరు చేసే ఏమన్నా కొన్ని కొన్ని అలవాట్లేమన్నా ఉన్నాయా? రొటీన్ గానీ లేదా రిచ్యువల్స్ గాని?
హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! ఉన్నాయండి. యాక్చువల్‌గా ఆహ్, ఏమైందంటే, మా బాబు ఆహ్, చిన్నగా ఉన్నప్పుడు కొంచెం వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ దగ్గరెక్కువ ఉండేవాడు. ఆహ్, అమ్మమ్మ తాతయ్య దగ్గర, నానమ్మ, తాతయ్య దగ్గర ఎక్కువ ఉండేవాడనమాట. అయితే వాడు ఆహ్, నైట్ నిద్ర పుచ్చడానికి రమ్మంటే బెడ్రూమ్‌లోకి రాకపోయేవాడు. ఆడుతూ ఉండడమో, లేకపోతే డ్యాన్స్ చేస్తూ ఉండడమో ఎక్కువ యాక్టివ్‌గా ఉండేవాడనమాట బాబు. సరే వాడిని నిద్ర పుచ్చాలి కదా! అని జెప్పేసి ఫోనిస్తాం అని చెప్తే వచ్చేవాడు.
హుహు. హ్మ్. ఓహో! ఓహో!
సో, మా పేరెంట్స్ గానివ్వండి, ఇన్‌లాస్ కానివ్వండి ఫోనివ్వడము అట్లా, ఎక్కువగా మా పేరెంట్స్ చెప్ప అని చెప్పొచ్చు ఫోనివ్వడము అట్లా ఆహ్, ఫోనిచ్చి చూపిస్తూ అట్లా అలవాటైపోయింది. ఇక వాడికి నైటయితే టక్కన యాక్టివ్‌గా బెడ్‌రూమ్‌లోకెళ్ళిపోయేవాడు ఫోను చూపిస్తారు కదా అని చెప్పేసి. ఎ ఎళ్ళిపోయి ఇక ఫోను చూస్తూ, చూస్తూ వాడికి నిద్రొస్తూ ఉంటది, అయినా కూడా దాన్ని అంత ఇంట్రెస్ట్‌గా చూస్తూ ఉండేవాడు. నాకు నచ్చేది కాదు కానీ, నా పనుల వల్ల నేనంత కాన్సంట్రేట్ చేయలేకపోయేదాన్ని వాడి మీద. ఇగ ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే వాడిని ఆహ్, హ్మ్ ఆహ్, వాన్నేం చేస్తున్నానంటే మేము నేను, మా హస్బెండు లైబ్రరీకెళ్ళెసి పక్కనే మాకు లైబ్రరీ ఉంటది. లైబ్రరీకెళ్ళేసి పిల్లల బుక్స్ తీసుకొచ్చామండి. ఆ! స్టోరీ బుక్సు. ఆ! స్టోరీ బుక్సు. ఆ స్టోరీ బుక్స్ కూడా ఎంత బాగున్నాయంటే, ఇప్పుడు మనకి యూట్యూబ్‌లో పిల్లల్ని అట్రాక్ట్ చేసేటట్టు కంటెంట్ క్రియేషన్ ఎంత కలర్‌ఫుల్‌గా, వాళ్ళని అట్రాక్ట్ చేసే విధంగా ఉంటుందో, ఆ స్టోరీ బుక్స్ కూడా, అందులో కంటెంటేముండదు. పెద్ద, పెద్ద పిక్చర్సుంటాయి. బుక్స్ ఏమో చాలా పెద్దగా ఉంటాయి.
హ్మ్. అలవాటైపోయిందా బాబుకి? హ్మ్. హ్మ్. ఓహో! హుహు. ఓహో! చాలా మంచి పని చేశారు. ఆ! ఆ! హ్మ్. హ్మ్. హుహు.
చూస్తే, బుక్ ఓపెన్ చేస్తే మొత్తం పిక్చరే ఉంటది. పె ఆహ్, అటు సైడ్, ఇటు సైడ్ 2 పేజీలు మొత్తం కలిపి ఒక పెద్ద పిక్చరుంటది. ఆ పిక్చర్ మొత్తానికి 1, 2 లైన్స్ మాత్రమే ఉంటాయి.
హ్మ్. హ్మ్. హ్మ్. ఓహో! ఆ!
వాడికి ఆహ్, ఆ పిక్చర్ చూ ఇప్పుడు మా బాబుకి 4 ఇయర్స్. ఆ పిక్చర్ జూస్తేనే వాడికర్థమైపోతది. అక్కడ సీన్ ఏం నడుస్తుంది అనేదర్థమవుతుంది. అర్థమైపోతే నేను ఆ లైన్ చదువుతూ ఉంటే, ఆ వర్డ్‌ని వాడు ఆ పిక్చర్ తోటి కోరిలేట్ చేసుకోవడం స్టార్ట్ జేశాడు.
అవునవును. హ్మ్, హ్మ్. ఓహో! ఆ!
నేను ఇప్పుడు ఆహ్, మమ్మీ బ్రేక్ఫాస్ట్ పెడుతూ ఉంది బాబుకి అనేది ఆ లైన్‌లో ఉందనుకోండి. ఆ పిక్చర్‌లో అది కనిపిస్తది. స్పూన్‌తో బాబుకి ఫీడ్ చేయడం. అది కనిపిస్తూ ఉంటది. వాడు ఆ వర్డ్‌ని ఏంటిది అని అర్థం జేసుకోవడం స్టార్ట్ జేసిండు. అదే కాకుండా లెటర్స్ కూడా ఐడెంటిఫై జేస్తూ ఉన్నాడు. ఏబీసీడిలు అవన్నీ కూడా. ఆ అవన్నీ వాడు ఐడెంటిఫై చేయడం, చదవడం ఇయన్నీ జేస్తున్నాడనమాట. సో, మాకిది
హ్మ్. అవును. ఓకెే. హ్మ్. దీనివల్ల తనకి పడుకునే ముందు ఆ ఫోను అన అనే అలవాటు తగ్గిందా అండి?
ఆ! తగ్గిందండి. 2 రోజులు అలా అలా బెడ్ టైమ్ స్టోరీ లెక్క చదివిపచ్చేసరికి. నైట్ టైమ్ పడుకుందాం రండి అనగానే. ఏ బెడ్ టైమ్ స్టోరీస్ అని పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నాడు. అప్పట్లో ఫోను అని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేవాడు. ఇప్పుడు బెడ్ టైమ్ స్టోరీ అని జెప్పేసి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు.
హ్మ్. హుహు. <giggles> పోనిలెండి. ఒక విధంగా చెప్పాలంటే మంచే జరిగింది.
ఆ! అవును. ఆ! అవును. అవునండి. ఇది అలవాటు అవ్వడమై ఈ ఆటోమేటిక్‌గా ఒకవేళ నేను రాకపోయినా కూడా, నేను కిచెన్ క్లీనింగ్ పనిలో ఉండేసి రాకపోయినా గూడా, వాాడే వెళ్ళేసి ఇకా బెడ్రూమ్‌లో, బెడ్ మీద కూర్చొని బుక్ ఓపెన్ జేసేసి తిరిగేస్తూ ఉంటాడు. పేజెస్.
అలాగే హ్మ్. మీరు అవునవును. హ్మ్. కానీ బావుందండి. తనకలా అలవాటు చేయడం వల్ల ఇప్పడి నుంచి కూడా ఒక విధంగా చెప్పాలంటే తనకు మంచే జరిగింది. అలాగే ఇంకా మీ నిద్ర రొటీన్‌కొస్తే గనుక మీరు పాలు తీసుకోవడం అలాగే ప్రాణాయామం ఇలాంటివేమన్నా చేస్తారా నిద్రపోయే ముందు?
హ్మ్. హ్మ్. అవునండి. అవును. హ్మ్. హ్మ్. ప్రాణాయామం ఇట్లనైతే చేయనండి. నాకది అలవాటు లేదు. ఎందుకంటే చిన్న పిల్లలున్నారు కాబట్టి అంత కాన్సంట్రేటెడ్‌గా నేను చేయలేను. ఆ! అలవాటుంటే ఓకే. నాకు మొదటి నుండి అలవాటుంది అంటే పిల్లలున్నా కూడా ఆ డిస్టర్బెన్స్‌ని నేను పక్కన పెట్టేసి చేయగలనేమో. కానీ నాకసలు మొత్తానికే అది తెలీదు. ఇప్పుడు చేయాలన్నా గూడా పిల్లలున్నారు అన్న కాన్సంట్రేషన్‌తో నేను చేయలేనేమో అని నేను దాని మీద ఎక్కువ దృష్టి పెట్టలేదు. కానీ అది కాకుండా అయితే నేను నాకు బెడ్రూమ్‌లో కొన్ని ఆహ్, రిక్వైర్మెంట్స్ అయితే ఉన్నాయి. నేను మాక్సిమం లైట్ కలర్ బెడ్ షీట్సే ఉండేటట్టుగా చూసుకుంటానండి. లైట్ గోధుమ కలర్ కానివ్వండి, క్రీమ్ కలర్ కాని ఏదైనా లైట్ షేడ్స్‌లో ఉండేటట్టే చూసుకుంటాను. ఆహ్, మరి డార్క్ రెడ్, గ్రీన్ ఇట్లా ఉంటే నాకసలు నిద్ర పోబుద్ధి కూడా గాదా బెడ్ మీద.
హ్మ్. హుహు. హ్మ్. హ్మ్. హ్. ఓహో! హ్మ్. హ్మ్. అవును. డార్క్ కలర్స్ అనేవి చ్ కళ్ళకి కూడా చేటు చేస్తాయని విన్నాను నేను.
ఆ! ఆ! ఆ! అవునండి. ఈవెన్ కర్టైన్స్ కూడా లైట్ కలర్స్‌లో ఉండేటట్టుగానే చూసుకుంటాను. పీచ్ కలరు, లైట్ బ్రౌన్ కలరు ఇట్లా ఉండేటట్టుగా చూసుకుంటాననమాట. మొత్తానికి రూమ్ అనేది కొంచెం లైట్ కలర్‌లో ఉండాలి. మామూలుగా వా వాలనేది వైట్ వాషే ఉంటుంది గాబట్టి, మన చేతుల్లో ఉండేది ఇవి వరకు కొంచెం లైట్ కలర్స్‌లో ఉండేవి చూసుకుంటాను.
ఆ! హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అలాగే మీకేమన్నా టిప్స్ గాని, ట్రిక్స్ గాని వర్క్ అయినియా? ఇలా నిద్ర త్వరగా ఆహ్, రావడంకి.
హ్మ్. హ్మ్.
మీ రొటీన్‌లో ఏమన్నా?
ఆ! నాకు చిన్నప్పుడు బాగా గుర్తున్న ట్రికేంటిది అంటే, నాకు నిద్ర రాలేదు అంటే సోషల్ టెక్స్ట్ బుక్ దీసి చదువుతానండి. అది చదువితే వెంటనే నిద్రొచ్చేసేది. అంటే, అది చాలా సోది లెక్క ఉంటది మాకు సోషల్ అనేది. అది చదువుతూ ఉంటే వెంటనే నిద్రొచ్చేసేదనమాట. మనకేదైనా ఇంట్రెస్ట్ ఉన్నది చదువుతూ ఉంటే, ఉన్న నిద్ర బోతది. మనకేదైతే ఇంట్రెస్ట్ ఉండదో అది చదువుతూ ఉంటే ఆహ్, రాని నిద్ర గూడా వచ్చేస్తదనమాట. సో, నాకేదైతే ఇంట్రెస్ట్ ఉండదో అది చేయడానికి చూస్తా. ఆ పని చేయడానికి చూస్తా. ఆటోమేటిక్‌గా ఇక నాకు నిద్రొచ్చేస్తది.
ఓహ్! <chuckles> హ్మ్. హ్మ్, హ్మ్. హ్మ్. హ్మ్. అంటే, కొంతమంది మీరు చ్ మీరు చూసే ఉంటారు. టీ గాని, కాఫీ గాని సాయంత్రం 4 తర్వాత తీసుకోరు. అలాగ మీరేమన్నా నియమాలు పెట్టుకున్నారా?
హ్మ్. హ్మ్. అవునండి. నాకు మొత్తానికి టీ, కాఫీ అలవాటే లేదండి. అవును. ఆ! దానికలవాటు లేదు. ఆహ్, నాకెప్పుడైనా ఎగ్జామ్స్ టైంలోనో, లేదు అంటే, బాగా వర్క్‌లోడ్ ఎక్కువైపోయి నా నేను చిన్నప్పుడైతే ఎగ్జామ్స్ టైంలో ఉన్నప్పుడు బాగా హెడ్‌యెక్ ఉన్నప్పుడు అట్లా టీ తాగేదాన్ని స్ట్రాంగ్‌గా పెట్టుకొని. ఆహ్, ఇక ఇప్పుడైతే ఏమో ఇప్పుడు గూడా ఈ మధ్య తాగిన గుర్తే లేదు, 2 సంవత్సరాలైపోయిందేమో నేను టీ తాగి, ఎప్పుడన్నా బాగా స్ట్రెస్ ఎక్కువైనప్పుడు
మొత్తానికి అలవాట్లేదు. గొడవలేదు. <giggles> హుహు. ఓహ్! అయినా చాలా మంచలవాటండి. అవి 2 అలవాటు లేకపోవడమే ఒక పెద్ద మంచలవాటు నాకు. నిన్ను నన్నడిగితే నిజంగా.
ఆ! అవునండి. కొంతమంది చెప్తూ ఉంటారు. నైట్ టైము వర్కు ఓవర్ టైమ్ చేస్తూ ఉంటారు కదా! ఆహ్, వర్క్ ఎక్స్‌టెండయ్యి అట్లా చేస్తూ ఉన్నప్పుడు ఆఫీస్ వర్క్ చేస్తూ ఉన్నప్పుడు నిద్ర రాకుండా ఉండడానికి టీ, కాఫీ తాగుతారు. మంచిగా యాక్టివ్‌గా వర్క్ చేస్తారు. మళ్ళీ ఆహ్, ఆ రొటీన్ నిద్ర రొటీననేది మిసైపోతది అని చెప్తారు వాళ్ళు. డైలీ నిద్రపోయే రొటీన్ దీనివల్ల మిసైపోతది అని చెప్తూ ఉంటారు.
హ్మ్. హ్మ్. అవును. హ్మ్. హ్మ్. అంటే, మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు కొంతమంది ఇలాగా శ్వాస, ప్రాణాయామం ఇలాంటివి చేస్తేనే గానీ, కొంతమందికి నిద్ర పట్టదండి. అలాగా వాళ్ళు ఆ టెక్నిక్స్ చేయడం వల్ల నిద్రకి అవి ఎంత వరకు దోహదపడతాయంటారు?
హుహు. ఆహ్, నాకు యాక్చువల్‌గా ఇది పెద్దగా అలవాటు లేదండి. శ్వాస గాని, ప్రాణాయమం గానీ, ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఇవన్నీ నాకు అలవాటు లేవు. ఆహ్, చేసే వాళ్ళకైతే వాళ్ళకది అలవాటుగా మారిపోయి నిద్ర రావడం ఒస్తుందేమో మరి.
హ్మ్. హ్మ్. అంటే, మీరు ఈ నిద్ర కోసం ఆహ్, తెల్లవారి నుంచి ఏవైనా ప్రత్యేకంగా చేసే పనులున్నాయా?
అంటే, పొద్దున్నుండి నేనేం జేస్తానంటే ఎక్కువ మూమెంట్‌లోనే ఉంటా. ఆహ్, కిచెన్ వర్క్ గానివ్వండి, పిల్లలతో ఆడుకోడం గానివ్వండి, వాకింగ్‌కి వెళ్ళడం గానివ్వండి, జిమ్‌కి వెళ్ళడం గానివ్వండి, ఏదైనా గూడా మూమెంట్‌లోనే ఉంటా కాబట్టి, నాకది హెల్ప్ అవుతుంది. మూమెంట్‌లో ఉండడం వల్ల ఆటోమేటిక్‌గా అలసట ఒచ్చి ఆ! త్వరగా ఒస్తుంది. అందులోను ఫూడ్ కూడా నేను కొంచెం 6:30 వరకు తినేస్తాను. నైట్ డిన్నర్ తర్వాత ఇగేం తినను నేను. ఆహ్, దా అది గూడా నాకు చాలా హెల్పవుతుందనే చెప్పుకోవచ్చు. మార్నింగ్ డైట్ గూడా నేనేం జేస్తానంటే ఎక్కువ కార్బ్స్ కాకుండా, ఆ రైస్ వీటి ఇట్లనే కాకుండా, నేనేం జేస్తానంటే ఆహ్, లంచ్‌లో కొంచెం వెజిటబుల్స్, కొంచెం ఫ్రూట్స్, కొంచెం ప్రోటీన్, కొంచెం రైస్, కర్రీస్ ఇవన్నీ ఇట్లా తీసుకుంటూ ఉంటానమాట. అన్ అంతా కొంచెం కంప్లీట్ ప్లేట్ అయితది అన్న ఫీలింగ్ ఉంటది నాకు. ఆహ్, అది లేకుండా ఉట్టి రైస్ కర్రీ తింటే నాకు ఆ సాటిస్ఫాక్షనుండదు.
హ్మ్. హ్మ్. అంటే, శరీరానికి అలసట తీసుకొస్తున్నారు కాబట్టి, నిద్ర అనేది త్వరగా వస్తుందంటారు. హ్మ్. అవును. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. చాలా బా చెప్పారండి. అంటే, రాత్రి మీరు నిద్రపోవడానికి మొదలుపెట్టి, మీరు తీసుకునే రిచ్యువల్స్ కానీ, మీ రొటీన్ గాని, అన్నీ కూడా చాలా చక్కగా వివరించారు. మీతో ఇలా ఈరోజు సంభాషించడం చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ తప్పకుండా కలుద్దామండి.
ఆ! నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ తప్పకుండా మాట్లాడుకుందాం. ధన్యవాదాలు.
ధన్యవాదాలు.